ఇప్పుడు, చాలా మంది ఎక్కువ చిన్నప్పుడు గాని ఎట్లా, ఎప్పుడైనా సరే ప్రయాణంలో తప్పిపోయి తిరిగి మళ్ళీ ఆ దారిని కనుగొంటారు గదా! అలా మీకు పర్సనల్‌గా ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉందా? అంటే ఎప్పుడన్నా అలా ప్రయాణంలో తప్పిపోయి, తిరిగి మళ్ళీ ఆ దారిని కనుగొన్న క్షణం ఏమన్నా ఉందా?
అవునండి. ఆ! జరిగిందండి. ఒకసారి ఆహ్, అంటే స్కూలింగ్ చేసేటప్పుడు, ఒకసారి ఫ్రెండ్స్ అందరం కలిపి స్కూల్‌తో పాటు అంటే స్కూల్ అందరినీ కలిపి తీసుకెళ్తూ ఉంటారు కదా!
ఓకే. హ్మ్. ఓకే. ఎక్స్‌కర్షన్‌లాగా?
హ్మ్. అలాగా తీసుకెళ్లారన్నమాట. ఒక ఎడ్యుకేషనల్ టూర్ లాగా తీసుకెళ్లారు.
ఓకే.
అయితే రైల్వే వ్యాగన్ అని జెప్పేసి కొద్దిగా మాకు మేము ఉండే స్కూల్ దగ్గర నుంచి ఒక 80 కిలోమీటర్‌ల దూరంలో ఉందండి.
ఓకే. అంటే ఎలా ఎళ్లారు మీరు? అంటే ఆహ్, ట్రైనా? బస్ ఇలా ఉంటుంది గదా!
అంటే, అక్ హ్మ్. హ్మ్. ఆ! అంటే బస్ మాట్లాడారు.
ఓకే. హ్మ్.
హ్మ్. ఎవ్రీథింగ్ బావుంది అసలు యాక్చువల్‌గా చాలా ఫన్ అనమాట. అందరం హ్యాపీగా ఆడుకోవడం గాని, లేపోతే పాటలు పాడుకోవడం అంతా బావుంది.
ఓకే. హ్మ్.
ఆ! అంటే రైల్వే వ్యాగన్ అంటే అక్కడేం జెస్తారంటే, ఈ ట్రైన్స్ ఉంటాయి జూసారా రైల్వే బోగీలు?
అవునవును. హ్మ్.
హ్మ్. లేకపోతే ఇంజిన్స్‌లో ఏదన్నా ఫాల్ట్ వచ్చిందనుకోండి వాళ్ళక్కడికి తీసుకెళ్లి దాన్ని రిపేర్ చేయడము అంటే ఆహ్! జస్ట్ లైక్ ఒక గ్యారేజ్ లాగన్నమాట.
ఓకే. అన్నీ చెక్ చేసుకోడము ఎలా ఉందనేది ఓకే. గ్యారేజ్ టైప్ ఆ! ఓకే. హ్మ్.
అవును. అవును. సో, అదే మన బళ్ళకి ఎలాగైతే గ్యారేజ్ ఉంటుందో అలాగే అన్నమాట ట్రైన్స్‌కిది.
అదేలెండి ఓకే. ఓకే. హ్మ్.
అయితే అక్కడికి తీసుకెళ్లారండి. మొత్తమన్నీ చూపించారు. వాళ్ళతో కూడా మాట్లాడాము. ఎవరీథింగ్ గుడ్ బాగుంది. అయితే ఏంటంటే మేము అంటే మొత్తం 70 మందెళ్ళాము.
హ్మ్. ఓకే. ఓహ్! బస్సులో 70 మంది. ఒక్క బస్సే.
అవును. హ్మ్. అవునండి. చిన్న పిల్లలం గదా!
ఓహ్! ఓకే. ఎన్ని రోజులు ప్రయాణం మాములుగా అసల అక్కడి నుంచి మీకు?
లేదు. సింగిల్ డే అండి మార్నింగ్ వెళ్లి ఎవెనింగ్‌కీ రిటర్న్ అన్నమాట ఒక్క రోజు ప్లానింగ్.
ఓకే. పిక్నిక్ టైపంటారు. హ్మ్.
హ్మ్. అలాంటిదే పిక్నిక్ ప్లేస్‌లో ఏంటంటే కొద్దిగా ఎడ్యుకేషనల్. అవును. హుహు. ఎందుకంటే మాకు ఎక్కువగా అప్పుడు అంటే ఆ స్కూలులో గనుక ఎక్కువ 2, 3 రోజులు తిరగడం గాని లేకపోతే అలా ఏమి లేవు.
ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ట్రిప్ <chuckles> ఓకే. హ్మ్. ఓకే. అదే లేండి. హ్మ్.
హ్మ్. జస్ట్ ఏంటంటే ఒక ఐడియా కోసం ఉంటుందని జెప్పేసి తీసుకెళ్లారు.
ఓహ్! అలా ఓకే.
అయితే ఏంటంటే ఈ 70 మందిలో మేము ఒక ముగ్గురం ఉన్నామండి పిల్లలం. అంటే ఆహ్, బాగా మంచి క్లోజనమాట.
హ్మ్. బెస్ట్ ఫ్రెండ్స్.
హ్మ్. బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడికేళ్ళినా కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. ఇలా చేస్తూ ఉం ఆ! అలాంటిదే.
<giggles> అల్లరి పనుల. ఓకే. హ్మ్.
అంటే ఎప్పుడు కూడా మే‌మే మేము ముగ్గురం కలిసి ఉంటాం అన్నమాట.
ఓకే. అదేలెండి ఏ సిట్యుయేషనయినా.
అవునండి. అయితే ఏం జరిగిందంటే, ఇలా వ్యాగన్స్ ఈ రైల్వే బోగీలు, లేకపోతే రైల్వే ఇంజిన్స్ అన్నిటిని చూసేటప్పుడు ఏంటంటే, మా ముగ్గురికి నేను చెప్పాను కదా! <giggles> మేము కొంచెం కో‌తి పనులు అవి చేస్తూ ఉంటాం అనమాట.
హ్మ్. అదే అదే. ఆ! ఓకే ఆ!
హ్మ్. చేస్తూ చేస్తూ మొత్తం అందరూ ఒకవైపు వెళ్తుంటే, మేము గబుక్కున ఒక ఇంజిన్‌కీ ఏదో రెడ్ కలర్ మార్కేసి ఉందన్నమాట.
ఓకే. కొంచెం డిఫరెంట్‌గా కనిపించింది మీకు.
హ్మ్. కొంచెం డిఫరెంట్‌గా కనపడింది. అది ఏంటి ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి, మా ఫ్రెండొకడంటే సరే చూసి వద్దాం రండి అని చెప్పేసి అటు, అటెళ్ళాం మేము ముగ్గురం మాత్రం అటెళ్ళిపోయాం.
హ్మ్. హ్మ్. తెలుసుకోవాలి. అప్పుడు మీ వయసెంత మాములుగా ఆ స్కూ
ఈ 10థ్ క్లాస్ అండి అంటే 16. హ్మ్.
10థ్ క్లాస్ ఓకే. అప్పుడు ఆ కుతూహలం ఉంటుందేమో కదా! ఏంటి అనేది. హ్మ్. హ్మ్.
బాగా క్యూరియాసిటీ. అవునవును. క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది కదా! సో, వెళ్ళామనమాట వెళ్తే, అక్కడ ఎవరు లేరు పనిచేసేవాళ్ళు లోపల ఏవో సౌండ్లు వస్తున్నాయి గానీ మేము జస్ట్ ఆ ట్రైనది చూస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక పావుగంట అటు ఇటు, అటు ఇటు చూసిన తర్వాత బ బయటికి చూ‌స్తి ఫ్రెండ్స్ ఎవరు కనపడలే మిగతావాళ్ళు.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఆ!
అయితే మొత్తం అసలు మాకర్థం కాలేదు ఒక్కసారి, ఓకే. కాకపోతే ఏంటంటే మేము ఒక అదే ఒక సర్వేలెన్స్ ఉన్న దాంట్లోనే ఉన్నాం కాబట్టి అంటే ఆహ్, అక్కడ మొత్తం అంతా రైల్వేస్‌దే కదా! హ్మ్. సో, ఏమనుకున్నామంటే సరేలే వాళ్ళు అటెళ్ళిపోయారు కాబట్టి, అటెళ్ళి చూద్దాం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళింది రూట్‌కేసి ఎళ్ళామండి.
అవును. ఇంటికెళ్ళిపోవచ్చు కాపోతే. హ్మ్. ఓకే. ముగ్గురు.
ఎళ్ళాము హ్మ్. ముగ్గురం కూడా.
హ్మ్.
వెళ్ళాము. ఒక పావుగంట, అరగంట దాకా వెతికాము అన్ని చోట్ల. కొన్ని కొన్నేంటంటే కొంతమంది పని చేసుకుంటున్నారు. వాళ్ళనెళ్లి అడిగాము. వాళ్ళనెళ్లి అడిగితే వాళ్ళేమన్నారంటే, "ఆ! వచ్చారు. పిల్లలొచ్చారు. ఇటెళ్లారు" అని చెప్పేసి చూపించారన్నమాట.
ఓకే. ఓకే. ఆ!
వాళ్ళు చెప్పిన డైరెక్షన్‌లో ఎళ్తేనేమో డెడ్ ఎండ్ ఒచ్చేసింది.
ఓహ్! అదేలేండి. ఓకే. హ్మ్.
<giggles> అర్థం కాలా. అర్థం కాక, ఇక ఏం చేయాలో తెలియక అలాగా కొంచెం అటు ఇటు తిరుగుతున్నాం. కొన్ని కొన్నేంటంటే మరీ క్లోజ్డ్‌గా చీకటిగా ఉన్నాయి. అక్కడేం తెలియట్లే. అక్కడ మనుషులు కూడా లేరు.
తెలియట్లేదు. అవునవును. ఈ రోజుల్లో లాగా అప్పుడు ఫోనులు ఇట్లా ఏముండేయే కాదేమో కదా! ఫోనులు <giggles> చేయడానికి. ఓకే.
అవును. అసలు మాకు ఫోనులు ఇచ్చేది లేదండి అసల. హ్మ్. అంటే ఓ మాకేమన్నా ఇస్తే గనక మేము అలా ఫోను చేసుకోవచ్చు. మాకివ్వరు కదా! అది. హ్మ్. సో, ఏంటంటే అలా అలా తిరుగుతూ మళ్ళీ మాకేమనిపించిందంటే ఓకే. వీళ్ళందరూ తిరిగేస్తే గనుక ఎక్కడ స్టార్ట్ చేస్తారో అక్కడికే వెళ్తారు కదా! బస్సు ఎక్కడ పెట్టారో అక్కడికే.
అవును. అవును. అవును. హ్మ్. అవును. హ్మ్.
సో, అదేసి ముగ్గురుం డిసైడ్ అయిపోయి ఇంకెనక్కి ఎళ్ళిపోదాంలే. ఒకవేళ వాళ్ళేవన్నా చూసినా కూడా ఆఖరికి అటే వస్తారు కాబట్టి అప్పుడు కలవచ్చు అన్నట్టుగా వెళ్ళాం అన్నమాట.
హ్మ్. ఓకే. కానీ అంటే టీచర్స్ కూడా చెక్ చేసుకుంటారు కదా! మాములుగా ఇట్లా ఎంతమంది ఆహ్, మీరు మధ్యలో ఆగారు కాబట్టి. హ్మ్.
ఆహ్, ఓహ్! ఏదైతే హ్మ్. చెక్ చేసుకుంటారు <giggles> వాళ్ళు. అవును. వాళ్ళు చెక్ చేసుకున్నా మేము, మేము వేరే వైపు తిరుగుతున్నాము. వాళ్ళు ఎటు మమ్మల్ని వెతుకుతున్నారో మాకు తెలీదు కదా!
అవునవును. హ్మ్.
హ్మ్. సో, మేమేం చేసామంటే, ఇక స్టార్టయ్యి కొద్దిగా అంటే మాకు గుర్తున్నంత వరకు దారిని ఎతుక్కుంటూ వెళ్తున్నామండి. 2, 3 సార్లు ఎక్కడికెళ్ళినా కూడా డెడ్ ఎండొచ్చేస్తుంది.
ఓకే. ఓకే. ఆ! హ్మ్.
హ్మ్. అయితే ఇక్కడ డెడ్ ఎండొస్తుంది అటు చూస్తున్నాం మళ్ళీ వేరే ఒకళ్ళని అడుగుతుంటే ఆళ్ళేమో సరే ఇలా స్ట్రెయిట్‌గా ఎళ్లి ఒక రెండో మూడో లైన్లు దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకోండి ఇలాగ. ఏదో ఒక డైరెక్షన్ చెప్తున్నారు. హ్మ్. అంటే అవును. ఎగ్జిట్‌కెలా ఎళ్ళాలి లేకపోతే ఈ అడ్మిన్ బ్లాకు పక్కనే ఉంటుందన్నమాట. అంటే ఆఫీస్ బ్లాక్ పక్కనే మా బస్సనేది పార్క్ చేశారు.
హ్మ్. చెప్తున్నారు. దారైతే చెప్తున్నారు. హ్మ్. ఓకే. బస్సు కనిపించింది మీకు?
లేదు ఎతుకుతనే ఉన్నాం. ఆఖరికి ఆల్‌మోస్ట్ ఒక 40 మినిట్స్ దాకా ఎతికి, ఎతికి, ఎతికి ఆఫీస్ రూమ్ అయితే ఫైండ్ ఔట్ చేశామండి.
ఆ! ఓకే. ఆ! ఓకే. ఈ మధ్యలో మీకు ఎప్పుడైనా భయం గాని అట్లా ఏమన్నా అనిపించిందా? <smacks lips> అంటే
ఆఫీస్ రూమ్ <giggles> ఫైండ్ ఔట్ చేసేక హ్మ్. ఆ! మా ఓళ్ళో <giggles> ముగ్గురు ఉన్నాం అని చెప్పాం కదా! ముగ్గురిలో ఒకడికైతే, ఇక "అరే తప్పిపోయాను రా! అరే ఏం చేయాలి రా!" ఇంకోటి ఏంటంటే, మాకు తప్పిపోయాం అన్న దానికన్నా ఇప్పుడు టీచర్స్ ఎలాగోలా అంటే దొరికేస్తున్నాంలే ఆహ్, ఎక్కడో మనం వేరే దేశం వెళ్ళిపోలేదు కదా! ఎలాగోలా వెళ్ళిపోతాం. కానీ ఎళ్ళిన తర్వాత టీచర్లు ఆహ్, ఎందుకెళ్లారు రా! అని చెప్పి కొడతారేమో అని చెప్పి అది ఇంకో భయం.
ఆ! <giggles> అదే అదే. అవును. అవును. హ్మ్. అదొకటి. అవును. అదొకటి మళ్ళీ ఏ ఎవరు తెలీదు మీకు. ఎవరేం చేస్తారో <giggles> తెలీదు. చిన్న పిల్లలు కదా! ఆ టైంలో.
అవును. ఆ! ఇది కూడా ఉంది కానీ అదంతా అవ్వలేదండి ఎందుకంటే ఆహ్, అంటే ఆ వేరే వాళ్ళు ఏదో మమ్మల్ని ఏదో చేస్తారు అన్నంత ఊహ కూడా లేదు మాకు అప్పుడు. హ్మ్. ఆ తర్వాత, తర్వాత ఈ సినిమాలో చూసినప్పుడు అనిపించింది అరె అప్పుడు నిజంగానే <giggles> ఎవరైనా పట్టుకొని ఈ కిడ్నీ‌లు
హ్మ్. ఓకే లేదు. అప్పుడు ఓకే. హ్మ్. <giggles> తీసుకెళ్ళిపోతే పరిస్థితేంటా అనా?
అవును. తీసుకెళ్ళిపోయినా పర్లేదు కానీ, ఈ కిడ్నీలు, కళ్ళు ఏమన్నా అమ్మేసుకుంటే అప్పుడు ఏంటి పరిస్థితి? <giggles>
బాబోయ్! మీరు మరి దారుణంగా ఊహించేసుకుంటున్నారు అయితే.
ఆ! అంటే తర్వాత సినిమాలన్నీ అయ్యే చూయిచారు. కొన్ని సినిమాల్లో అయితే ఇక ఏకంగా కాల్లో చేతులో ఇరక్కొట్టేసి ఇక ప్లేటిస్తారనమాట.
అదే, అదే, అవునవును. అయ్యయ్యో. హ్మ్. <giggles>
హ్మ్. అయి చూసినప్పుడు నాకనిపించింది. <giggles> అలా అప్పుడలా జరిగుంటే మాత్రం మామూలుగా ఉండేది కాదు అన్నట్టుగా అనిపించేది అప్పుడప్పుడు.
<giggles> <giggles> అవునవును. అయితే హ్మ్.
హ్మ్. అయితే ఆ! చెప్పండి?
అదే. అయితే ఏమైంది అనంటున్నాను.
ఆ! ఎతికామండి. ఎతికాం. ఏతికాము ఆఫీస్ రూమొకటి కనబడింది.
హ్మ్.
ఆఫీస్ రూము ఎళ్ళంగాలినే అక్కడేమో బస్సు లేదు.
ఓకే. లేదు. హ్మ్.
ఏంటిది బస్సు లేదు అని చెప్పి డౌటొచ్చి లోపలికెళ్లి, అంటే ఆఫీస్ రూమ్ కూడా కొంచెం ఏదో మారినట్టుగా అనిపిస్తుంది కానీ ఆహ్, దాదాపు అంటే అదే మేము అక్కడే పెట్టాం అన్నట్టుగానే వెళ్లి అడిగాం అన్నమాట. అడిగితే "ఇదేమో వేరే సెక్టార్ నాన్న మీరసలు ఏ సెక్టార్ దగ్గర పెట్టారు" అనేసి అడిగారు.
హ్మ్. ఓకే. ఓకే. అదేలెండి! దాంట్లో కూడా ఇట్లా ఉండే ఉన్నాయి అన్నమాట. సెక్టార్స్ వైజు. హ్మ్.
మాకేమో ఆ! సెక్టార్ వైస్‌గా ఆఫీస్ రూమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా కొంచెం అంటే పెద్దది కదా! సెంట్రల్‌లో కదా! ఏదో కొద్దిగా కన్‌స్ట్రక్షన్స్ పెద్దగా ఉన్నాయి బాగుంది. అది కన్‌స్ట్రక్షన్స్ కదా! <giggles> సొ, 2 ఆఫీసులు ఒకేలాగా అనిపించినీయి.
అవునవును. హ్మ్. ఓకే. అదేలెండి. హ్మ్.
అయితే వాళ్ళని వెళ్లి అడిగితేనేమో, అసలు మీరెక్కడ ఇది అని అడిగారని చెప్పాను కదా! మాకేమో మాకు తెలీదండి ఎదురొక బొమ్ముంది ఆ బొమ్మను దాటొచ్చాము.
అవును. <giggles> అదేలే. హ్మ్.
ఇలాగే జెప్పాం. ఇలా చెప్తే, ఇక వాళ్ళకి సరే అని జెప్పేసి వాళ్ళ దగ్గర వాకీ టాకీస్ ఉన్నాయి.
హ్మ్. ఓహ్! అవును. ఓకే. ఈ సెక్టార్ నుంచి, ఆ సెక్టార్ మాట్లాడుకోవడానికా? హ్మ్.
అవునండి. ఉంటే గనుక, వాళ్ళు ఫోను జేసారన్నమాట. వాళ్ళ ఆఫీ‌సొళ్ళకి ఫోను జేసి, "ఆహ్, ఇలాగ పిల్లలోచ్చారు. వీళ్ళేదో తప్పిపోయినట్టున్నారు. సమ్‌థింగ్ ఏ" ఆళ్ళే మాట్లాడుకొని ఆహ్, వాళ్ళు టీచర్స్ ఎక్కడ ఉన్నారు అంటే, ఆ రోజు రెండు రెండు స్కూల్లోచ్చినాయంట.
ఓకే. హ్మ్. ఓహ్! ఓహో! మీ లక్ అనమాటయితే. 2 స్కూల్ బస్సులొచ్చినియి. ఆ!
హ్మ్. <giggles> ఆ! అదే. 2 స్కూల్ బస్సులొచ్చేసరికి ఎవరు అంటే? ఇక మా మెడలో ఐడీ కార్డులు, మా యూనిఫార్మ్ చెప్తే, ఇక ఐడెంటిఫై జేసారు. "ఆ! ఓకే, ఓకే." అని జెప్పేసి, "వాళ్ళకి ఇన్ఫార్మ్ జేస్తాము." అని జెప్పి ఆహ్, ఎక్కడైతే ఆఫీస్ దగ్గర మేము బస్ పెట్టామో, అక్కడ ఆ బస్ డ్రైవర్‌కి ఇన్ఫామ్ చేసారంట.
హ్మ్. ఆ! ఓకే. హ్మ్. ఓకే. అదేలెండి. హ్మ్.
అది. ఇంకా బస్ డ్రైవర్ ఏమో! మా టీచర్లకి కాల్ జేసి ఆహ్, ఆహ్, "ఇక్కడున్నారంటండి అక్కడున్నారంటండి" అని జెప్పారంట.
చెప్పారు. ఓకే. అంటే ఈ లోపు గూడా, టీచర్స్ అట్లా వెతకడం అట్లా ఏమన్నా జరుగుతుందా అటువైపు? మీకు తెలీదు గదా!
హ్మ్. ఆల్రెడీ ఆళ్ళంతా ఎతుకుతానే ఉన్నారంట. మాకు తెలీదు. తర్వాత జెప్పారు. మా ఫ్రెండ్స్ అందరూ జెప్పారు. "అరె! ఎంత సేప‌నేతకాలిరా మిమ్మల్ని? మీరు ఎక్కడికెళ్ళిపోయరా బాబు!" అని.
ఆ! పాపం <chuckles> అదేలే మరి హ్మ్.
హ్మ్. అది కూడా ఏంటంటే, ఈ మిగతా వాళ్ళందరూ కలిపి ఎతకలేదంటండి. అందరినీ ఒక చోట ఉంచేసి, ఇక వాళ్ళెక్కడికి మూవ్ అవ్వకుండా ఒక టీచరు ఆగిపో ఆ ఆపేశారంట. మిగతా ఇద్దరు టీచరులు
అవును. అంతే గదా! మీ ముగ్గురు కోసం వెతికితే మళ్ళి ఇంకెవరు ఎటెల్తారో తెలియదు పాపం వాళ్ళకి.
ఆహ్, అది కూడా కదా! <chuckles> అందుకనే అనుకుంటా. వాళ్ళేంటంటే మిగతా వాళ్ళందరిని ఆపేసి, మా ఇద్దరు కో మా ముగ్గురు కోసం ఇంకో ఇద్దరు టీచర్లు వెతికారన్నమాట.
హ్మ్. హ్మ్. ఓకే. అదేలెండి. ఓకే.
ఇక వాళ్ళు ఏ ఈ డ్రైవరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆళ్ళందరూ కూడా ఇక సరే అని జెప్పేసి మేము వచ్చేస్తాము. డ్రైవరుకి జెప్పారంట. నువ్వు వెళ్లి అంటే ఆఫీస్‌లో ఒక పర్సన్ ఉన్నారు కదా!
హ్మ్. అవునవును. హ్మ్.
ఆయన్ని తీసుకొ‌నేళ్లి ఆహ్, "ఎక్కడైతే ఉన్నారో, అక్కడి‌కెళ్లి బస్సు ఎక్కించేసుకొని తీసుకురా." అని చెప్పి ఎళ్లి చెప్తే ఇక డ్రైవరొచ్చాడు. డ్రైవరు కారు అదే ఆ బస్సేసుకొని వస్తే మేము బస్సెక్కేసాం.
ఓకే. ఆ! ఓకే. హ్మ్.
బస్సెక్కెక్కిన తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కడైతే ఆపారో అక్కడికి తీసుకెళ్తే మిగతా వాళ్ళందరూ అక్కడున్నారు.
తీసుకెళ్లారు. హ్మ్. ఓకే.
అస్సల ఒక్కొక్కళ్ళు తిట్టారండి. అయ్యో బాబోయ్! <chuckles> ఆహ్, టీచర్స్ తిట్టారు. పిల్లలెమో "మీ వల్ల అసలు మేము ఏది చూడలేకపోయాం, అది చూడలేకపోయాం, ఇది చూడలేకపోయాము." అని.
ఓహ్! టీచర్సా. అయ్యయ్యో! అంటే తరువాత గూడా ఇంకా వెళ్ళల. ఆహ్, బాక్ టు రిటర్నా?
ఇంక లేదు. ప్యాకప్పె. ప్యాకప్ అయిపోయింది. ఇంక్ హ్మ్. మార్నింగెళ్ళేటప్పుడు ఎలాగైతే పాటలు పాడుకుంటే హ్యాపీగెళ్ళామో ఈవెనింగ్ ఒచ్చేటప్పుడు అందరూ కూడా మమ్మల్ని తిడుతూ ఆళ్ళెంజాయ్ జేసారు. మేము ఏడుపు మొహాలు బెట్టుకొని గూర్చున్నాం.
అయ్యో! పాపం. <giggles> హ్మ్. ఆ! ఆహ్, అదేలే. మీ పేరెంట్స్‌కి చెప్పడం అలా అయిందా టీచర్స్?
అది కూడా అయింది. అది కూడా అయింది. వాళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ "ఎందుకలా జేసారు?" అని జెప్పేసి తర్వాత కొంచెం ఆహ్, కొద్దిగా మందలించడం కూడా జరిగింది. ఇయన్నీ అయినియండి.
<giggles> ఓకే. ఓహ్! దాన్నుంచి మీరైతే ఒక లెసన్ నేర్చుకున్నారయితే.
అవును. ఇప్పుడంటే ఈ గూగుల్ మ్యాప్స్ అవి ఉన్నాయి. ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా పర్లేదు గానీ అప్పుడు అసలు ఇవేమి లేవు కదా! కొంచెం ఇబ్బందయింది. అదండి. దాన్ని బట్టి అయితే కొంచెం ఈ గూగుల్ మాప్స్ ఒచ్చినా గూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా అన్నట్టుగానే అనిపిస్తుంది నాకు.
హుహు. అవును. హ్మ్. అవునవును. నిజంగా అండి. కరెక్ట్‌గా జెప్పారు. అంటే చిన్న వయసులో ఎవరికీ ఎంత గూగుల్ మ్యాప్సున్న ఆ వయసు రీత్యా ఏదో ఒకటి భయం అనేది ఉంటుంది గదా! బా చెప్పారు. అంటే మీ అడ్వెంచర్ స్టోరీ, మీ ప్రయాణపుది, చాలా బాగా షేర్ జేసుకున్నారండి. ప్రయాణంలో తప్పిపోయి మళ్ళీ ఎలా తిరిగి కనుగొన్నారో అదంతా బా చెప్పారు.
అవునండి. అది హ్మ్.
మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి.
నాకు కూడా అండి. మీతో ఇలా ఈ విషయాలన్నీ షేర్ జేసుకోవడం కూడా చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలు.